అయితే మనం ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చూస్తా ఉంటాం. అంటే సినిమా మొత్తం అంతా బాగానే ఉంటుంది. కానీ, చివరికి క్లైమాక్స్ వచ్చేసరికి చాలా దారుణంగా, అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినంతగా హైప్‌తో ఏమి ఉండట్లేదనమాట చూడ్డా అంటే మనం ఏదో ఉండిది అనుకుంటే, అది దాంట్లో వేదో ఏదో చూపిస్తున్నారు. అలాంటి ఏమైనా సినిమాలు మీకు ఉన్నాయా? ఈ మధ్య కాలంలో?
హ్మ్. ఓహో! అవును. అంటే అహా! క్లైమాక్స్ ఫాలో అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే ఆ సినిమాని <chuckles> కొంచెం అంటే ఆహ్, అనుభూతి చెందలేకపోతున్నాం మనం క్లైమాక్స్‌ని అసలు ఇలా ఎందుకు తీసుకుంటారు?
ఓకె. అలా ఏమన్నా ఉదాహరణకు ఏమైనా సినిమా చెప్పగలరా? ఈ మధ్య చూసింది గానీ, లేకపోతే మీరు ఇప్పటివరకు చూసిన సినిమాల్లో గానీ అట్లా క్లైమాక్స్‌లో మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏమన్నా కలిగిన సినిమా?
ఆ! క్లైమాక్స్‌లో అంటే నిన్న మకి నిన్న వచ్చిన ఆహ్, 'డూడ్' సినిమా గానీ, లేకపోతే ఆహ్, కొన్ని సినిమాలు ఉన్నాయి. అలాగా. ఆ! అ
హుహు. ఓకే. 'డూడ్' సినిమాలో మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేశారు క్లైమాక్స్‌లో అసలు?
అసలు <smacks lips> ఆ సినిమానే బాగా అనిపించలేదు నాకు. <chuckles> స్టార్టింగ్ నుంచే ఆ! ఆ కాన్సెప్టే అసలు బా అనిపించలేదు.
సినిమా మొత్తానికి బాగ అనిపించలేదా మీరు? ఓకె. ఎందుకు? అది బానే ఉంది కదా. కొంచెం కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్‌గా.
ఆ! కాన్సెప్ట్ అంటే ఆహ్, ఓకే గానీ, కొంచెం మనకు ఏదో వల్గర్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఆహ్, వాళ్ల మధ్య రిలేషన్‌షిప్ కూడా. ఆహ్, ఆ! కొంచెం అహా! వల్గర్‌గా ఉంటుంది ఆ రిలేషన్‌షిప్ కూడా వాళ్లిద్దరి మధ్య.
వల్గర్‌గానా? అంటే ఈ ఫ్రెండ్షిప్ నుంచి లవ్‌కి రావటం. ఈ ట్రాక్ అనేది మీకు అంతా నచ్చలేదా? ఫ్రెండ్‌ని ఫ్రెండ్‌లాగా చూడొచ్చు కదా! మళ్లీ దాన్ని లవ్, లవ్‌గా ఎంకరేజ్ చేయటమనేది మీకు నచ్చలేదంటారు. అవును. దాంట్లో ఆహ్, అతని ఫ్రెండ్ కూడా ఆహ్, ఆ! "అసలైన లవ్ అంటేనే ఫ్రెండ్షిప్ రా" అని చెప్పేసి ఏదో చెప్తాడు. డైలాగ్ కూడా కొంచెం అంత మనకి కంఫర్టబుల్‌గా అనిపించదు. అది హ్మ్.
హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అలా కొంచెం ఈ <chuckles> యాహ్! ఆ! అవును. యాక్చువల్‌గా వాళ్లిద్దరి మధ్య బాండింగ్‌ని కొంచెం చూపించేది ఉండే స్టార్టింగ్‌లో అంటే ఇలా ఉంటారు వీళ్లు అని చెప్పేసి.
హ్మ్. ఓహ్!
మనకి దీంట్లో చూపిస్తారు కదా! సిద్ధార్థ్ గారి సినిమా ఉంటుంది కదా! ఒకటి.
ఓహ్ మై ఫ్రెండా?
ఓహ్ మై ఫ్రెండ్. యాక్చువల్‌గా అది కొంచెం కన్విన్స్ కన్విన్సింగ్‌గా ఉంటుంది. అలా ఆహ్, స్టార్టింగ్ నుంచి చూపిస్తే.
ఓకె. ఓకె. అవును. ఆ సినిమా కొంచెం కన్వీనియన్స్‌గా ఉండిది. కానీ, అదేందుకో కొంచెం ఎగ్జా‌జరేట్ చేసి చూపించినట్టు అనిపించింది. ఆ సినిమా అంటే రియల్ టైమ్ మీ రియల్ లైఫ్‌లో మనకి నిజంగా అలాంటి ఫ్రెండ్షిప్ ఉండిదంటారా? అసలుండదు కదా!
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! స పా ఇద్దరు ఆ! అదే అదే. అవును. యాక్చువల్‌గా <chuckles> ఆహ్, ఉంటుంది. అంటే ఇద్దరు అబ్బాయిల మధ్య ఉంటుంది ఫ్రెండ్షిప్. అలాగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య అయితే కొంచెం అసాధారణం.
అది అమ్మాయి, అబ్బాయి మధ్య అంటే అంతగా డీప్‌గా ఫ్రెండ్షిప్ ఉండదేమోగా. అంటే దాంట్లో ఒకటి వాళ్ళు చేస్తారు గదా! ఇట్లాగా ఆహ్, 2 చేతులు కలుపుకునే విధానం ఓటి ఉండిద్ది. నేను అట్లాంటిది ఏ ఫే ఏ స్నేహితుడుకి కూడా చూడలేదన్నమాట నేను. అంటే ఆహ్, అది బాయ్స్‌కి అయినా కూడా, గర్ల్స్‌కి అయన కూడా. నేనెప్పుడు చూడలేదది.
హ్మ్. అంత అస అవును. అదే. ఆ <chuckles> అవును. యాక్చువల్‌గా ఆ! హ్మ్. కరక్టే. హ్మ్. అయితే దాని తర్వాత...
హ్మ్. కానీ, అది కొంచెం హ్మ్. చెప్పండి.
ఆహ్ దాని తర్వాత కొంత ఆహ్ క్లైమాక్స్ బాగున్న సినిమా అంటే నాకు కాంతారా అనిపించింది. ఈ మధ్యకాలంలో కాంతారా గాని
కాంతారా పార్ట్ 1, పార్ట్ 2నా?
హ్మ్. రెండునూ అద్భుతంగా ఉంటాయి క్లైమాక్స్.
ఓకె. అంటే ఈ రో ఆహ్, మనం ఈ మా ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం ఇది మీమ్స్ చూసినప్పుడు నాకేం అర్థ ఆహ్, చే కొంతమంది ఇట్లా పెట్టారనమాట. "కాంతారా 1కు ఉన్న క్లైమాక్స్ అంత లేదు, కాంతారా 2" అంటారు. కానీ నేను కాంతారా సినిమా చూసినప్పుడు అది అంతా మంచిగా
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! కాంతారా 2యే హైలైట్ ఉంటది. మనకి కాంతారా 1 కంటే. హ్మ్. అనిపించింది నాకు.
కాదా! మీకు అదే అనిపించిందా? అంటే వీళ్ళేందుకో మరి దాన్ని కాంతారా ఫస్ట్ పార్ట్ ఆ క్లై‌మక్సే బాగుందంటారు.
అంతే అండి. ఇప్పుడు బాహుబలి 1 క్లైమాక్స్‌ని ఆహ్, బాహుబలి 2 ఆహ్, కంటే బాలేదని చెప్తూ ఉంటారు. చాలా మంది గూడా బాహుబలి 1 క్లై ఆ! వన్ బాగుంటుందంటారు. 2 అద్భుతంగా ఉంటుందసలు.
2 బాలేదంటారా? అదేంటి అసలు 2 లోనే కదా! యాక్షన్ మొత్తం 2లో ఉంది కదా!
అదే ఆ! 2 హైలైట్ ఉంటుంది.
అసలు ఈ హ్మ్. అంటే జనాలు ఈ అసలేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారగంటే, ప్రతి సినిమా ఒక క్లైమాక్స్ ఒకలా ఉండాలంటే కష్టం కదా! అది.
మరి చూసేందుకు? ఆ రెండు సినిమాలు ఒకటే కదా! అదే చూసుకోవచ్చు మనం. <chuckles> పాత సినిమా‌నే జూసుకోవచ్చు. ఆ!
ఆ! <chuckles> అదే అదే అంటున్నాను. నేను గూడా. హ్మ్. అయితే మీకే ఏమన్నా ఇట్లా అనిపించిందా? అంటే ఆహ్, క్లైమాక్స్ ఇలా కాకుండా ఎలా ఉంటే బాగుండేది? ఇలా చేస్తే హిటయ్యేది ఏమన్నా అనిపించిందా? మీకు సొంతంగా మీకు క్లైమాక్స్ ఏమన్నా రాసుకున్నారా? ఈ మధ్య ఒక సినిమాకి.
అలాగా రాసిందేమి లేదు. అంటే మనకి అనిపిస్తుంటుంది కొన్ని ఆహ్, కొన్ని సార్లు ఇలా ఎందుకు తీసుంటారు. ఆహ్, ఇంకోటి మనకి ఆ మధ్య ఆహ్, అంటే గతేడాది వచ్చిన ఒక సినిమా ఉంటుందండి, ప్రీ క్లైమాక్స్ ఆహ్, మనకి ఆహ్, తం మలయాళం సినిమా. ఆ! దాంట్లో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ‌ని చంపేసారు వాళ్ళు విల్లన్స్ వచ్చి. సినిమా పేర్లు గుర్తుండట్లేదు.
హ్మ్. ఏం సినిమా? హ్మ్. ఏం సినిమా అది మాలయాళంది?
మలయాళంలో మనకి ఈయన చేశారు. ఆ! జనతా
ఎవరు హీరో ఎవరు దాంట్లో?
ఆ! మన‌కి విజయొ ఏమో ఉంటుందండి అతని పేరు. ఆ! మనకి అంటే మన 'జనతా గ్యారేజ్‌'లో మనకి వీళ్ళ బ్ ఆహ్, నాన్న
విజయ్ హ్మ్. ఓకే. ఓకే. ఆహ్, 'మార్కో‌'నా! 'మార్కో'నేనా ఓకే. ఓకే. అవునవును.
ఆ! 'మార్కో.' యాహ్! ఆ సినిమా అయితే అయ్యో! చిరాకు వచ్చింది అండి అసలు. అంటే ఓకే క్లైమాక్స్ పరంగా అంటే కొంచెం ఓకే దాంట్లో వాళ్ళనిది చేస్తారు‌ కానీ
అవును దాంట్లో ఏటంటే దాంట్లో లాస్ట్‌కి ఆహ్, ద ఎంత ఎలివేషనిస్తారంటే లాస్ట్‌కి వాళ్ళ ఫ్యామిలీ‌నీ కూడా ఎవరిని కాపాడుకోలేకపోతా‌డు అందరూ చనిపోతారు కదా!
ఆ! ఎలివేషన్ ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందంటే ఈయనొచ్చి ఏదో చేసేసాడు. మొత్తం ఫ్యామిలీ మీదున్న భారాన్ని మొత్తం తీ తీర్చేసాడా! అనుకుంటే ఆహ్, వీ ఇ ఇతని వల్లే ఫ్యామిలీ చనిపోతూ ఉంటుంది. ఆ!
హ్మ్. చివరికి అతని వల్లే <giggles> ఆ రిలేషన్ వల్లే చివరికి ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయిది చివరికి చూసుకుంటే.
అవును.
అవును అది కొంచెం క్లైమాక్స్ నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఇలా కాకుండా ఒకళ్ళన్న వాళ్ళకి అంటే దాంట్లో ఎవరు మిగలరనమాట లాస్ట్‌కి హీరో తప్ప ఇంకెవరు మిగలకుండా అయిపోతది.
అవును. ఆ సందర్భంలో యాక్చువల్‌గా ఇంకో ఆహ్, పార్ట్ 2 కూడా ఉందనుకుంటా ఆ సినిమాకి.
ఓహ్! దానికా?
ఆ! ఏకా అవును.
ఇంకా పార్ట్ 2 అసలు దేనికి దాంట్లో అసలు ఇంక మొత్తం అందరు చనిపోయిన తర్వాత ఇంక పార్ట్ 2లో వాడేం చేస్తాడు?
<giggles> ఇతను ఇంకో వీళ్ళనందరిని చంపేస్తాడు కదా! ఆహ్, క్లైమాక్స్‌లో విలన్ గ్యాంగ్‌నంతా చంపేసాక వాళ్ళ అన్ననో ఇంకో ఎవరో ఉంటారు కదా!
యాహ్! హుహు మిగిల్ మిగిలిపోతారా అందరూ, అంటే విలన్స్‌లో ఒకడు మి
అ అతను మిగిలిపోవడం అంటే అతను ఎక్కడనో అబ్రాడ్‌లోనో ఎక్కడనో ఉంటాడు. తర్వాత చూపిస్తారు. ఇలాగా తనొస్తే ఇలా ఉంటుంది.
ఓకే. ఓకే. మీకు మరి ఈ మ ఆహ్, అలానే ఆహ్, ఆ సినిమాలాగ యానిమల్‌ సినిమా వచ్చింది. యానిమల్‌లో కూడా క్లైమాక్స్‌లో ఇలానే ఆహ్, లాస్ట్‌లో ఆహ్, వేరేది ఒక మనకి వేరే రణబీర్ కపూర్‌ని చూపిస్తారు. అది మీకు నచ్చిందా?
హ్మ్. అవును. ఆహ్, యానిమల్ సినిమా కూడా చాలా బాగుంటుంది క్లైమాక్స్ చెప్పాలంటే. ఆ!
అవును. అంటే కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తాడనమాట. క్లైమాక్స్ అనేది ప్రతి సినిమాలో లాగా అంటే ఒక ఫైట్‌తో ఎండ్ అవ్వకుండా, ఫైట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నతో డైలాగ్‌తో ఇదంతా ఒ ఒకటి జరుగుతాది కదా! ఆహ్, "మీరు నా నాన్నలా యాక్టింగ్ చేయండి, అంటే కొడుకులా యాక్టింగ్ చేయండి. నేను నాన్నలా యాక్టింగ్ చేస్తాను" అని చెప్పేసి ఆ సీన్ చాలా కూడా బాగుంటుంది అనమాట. మీకు నచ్చిందా అది?
అవును. ఎమోషనల్‌గా హ్మ్. అవును. <chuckles> హుహు. ఆ! ప్రతి బానే ఉంటుంది నాకు. చాలా బాగుంటుంది. అయితే సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకి, చాలా గ్రిప్పింగ ఉంటుంది. అంటే ఎక్కడ బోర్ కొట్టదు ఆ సినిమా మనకి. క్లైమాక్స్ వరకును.
హ్మ్. ఓహ్! హ్మ్. అంటే మీకు ఏమన్నా స్పెషల్‌గా ఇష్టమైన ఈ ఆహ్, డైరెక్టర్లు గానీ ఎవరైనా ఉన్నారా? సినిమా బాగా మంచిగా చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎ క్లైమ ఆహ్, క్లైమాక్స్‌లో గానీ, హ్మ్. మీకెవరు ఎన్ ఎవరిస్టం బాగా?
ఆ! ఆ! అవును. ఉన్నారండి. ఉన్నారు. ఆహ్, మన మొదటగా చూసుకుంటే దాంట్లో సుకుమార్‌ గారు ఉంటారు.
హ్మ్. అవునా? ఎందు ఆయన సినిమాలో ఏ సినిమా బాగా నచ్చింది?
సుకుమార్‌గారు ఆహ్ నాకు వన్ సినిమా కొంచెం ఇది అనిపించిందండి. కానీ చాలా మందికి నచ్చదు వన్ సినిమా.
1 సినిమా నచ్చకపోవటం కాదు. నాకు తెలిసి అది అర్థం కాకపో అర్థం కాలేదు ఎవరికీ. అదే అయ్యిఉండొచ్చు.
అర్థం కాదు చాలామందికి. ఆ! చాలా అర్థం కాక నచ్చదు అది చాలా మందికి.
హ్మ్. అది ఏంటంటే, అది సినిమా అది థియేటర్‌లో చూసే సినిమా కాదేమో. అంటే కూర్చొని ఓటీటీలో చూసే సినిమానేమో. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి కదా! మనకు సినిమాలో థియేటర్‌లోకి వెళ్లి ఒకసారి కూర్చొని చూడంగానే అర్థం కాదనమాట. అది తర్వాత, తర్వాత చూడగా, చూడగా దాంట్లో డెప్త్ అర్థమవుతది. మనం కుయ్ ఆహ్, కొంచెం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఖలేజా సినిమా కూడా అంతే అయింది.
హ్మ్. అవును. సినిమాలు కాకుండా షో‌స్‌లాగా కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. అవును. ఆ! ఆ! అవును. ఖలేజా. ఖలేజా కూడా అలాగే ఫ్లాప్ చేసేశారు. <giggles> మన వాళ్లు మొదట్లో ఫ్లాప్ చేసేసి
కదా! ఖలేజా సినిమా వు అవును. అది ఎంత బాగుంటుందంటే క్లైమాక్స్‌లో హ్మ్, మనకు కొంచెం సింక్ అయ్యేటట్టుగానే అనిపించింది.
హ్మ్. రిలీజ్ అయ్యాక <chuckles> చెప్పండి.
ఆ! చెప్పండి. చెప్పండి. ఏదో చెప్తున్నారు.
రిలీజ్ అయ్యాక ఫ్లాప్ చేసేసి, తర్వాత మనకొక 10 సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు. ఆ! ఇది సిన హిట్ అవ్వాల్సిన సినిమాని ఆ! ట్రెండింగ్ రిలే అదే మా
హ్మ్. ఈ మధ్య ట్రెండింగ్ అదే అయిపోయింది కదా! హ్మ్. ఏమన్నా అంటే అండర్ రేటెడ్ సినిమా అంటారు. ఉన్నప్పుడు చూడరు గానీ, తర్వాత అంటారు. అట్లా ఏమన్నా అనిపించిందా? ఇంకా అండర్ రేటెడ్ సినిమాలేమన్నా అనిపించినాయా మీకు?
హ్మ్. అండర్ రేటెడ్ సినిమా ఇప్పుడు చూసుకుంటే ఖలేజా. దాని తర్వాత ఉన్నాయండి కొన్ని. చాలానే ఉన్నాయి అలాగే చాలా ఫ్లాప్ చేసిన సినిమాలు.
హ్మ్. ఆరెంజ్. ఆరెంజ్. ఆరెంజ్.
ఆరెంజ్. యాహ్! <chuckles> ఇప్పుడు అంటుంటారు ఆరెంజ్ సినిమా ఈ జనరేషన్‌లో గనుకొచ్చింటే పెద్ద హిట్ అని చెప్పేసి. యాక్చువల్‌గా ఆ సినిమాని ఇప్పుడొచ్చినా హిట్ చేసేవాళ్లు కాదు మన వాళ్లు. ఆ కాన్
ఆరెంజ్‌కయితే అస్ పెద్ద హిట్ అయ్యేది నిజంగానే. అంటే ఆ! లేదు. లేదు. మనోళ్లకి అది ఒక రోగం ఉంది. అంటే మొదటగా చూసినప్పుడు మనోళ్ళేంటంటే, ఆ డబ్బులు పెట్టి సినిమాలు చూస్తారు కదా! వాళ్లు అనుకున్నది రీచ్ అవకపోయేసరికి దాన్ని ఫ్లాప్ చేసేస్తారు, నచ్చలేదు అని. తర్వాత
హ్మ్. అవును. ఆ! దాని తర్వాత ఊసరవెల్లి కూడా మ్ అద్భుతంగా ఉంటుంది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది.
అవునా! 'ఊసరవెల్లి' యవ్ ఆ! 'ఎన్‌టి‌ఆర్‌ది' కదా! అవునవునవును. అది కూడా హ్మ్. అవును. అది కూడా ఏదో మెసేజ్ హ్మ్. హ్మ్. హ్మ్. అవును అది కూడా కొంచెం ఎంగేజింగ్‌ ఉండుద్ది. ఆ సినిమా కూడా.
ఆ! ఆహ్ స్టోరీ కూడా కొంచెం విభిన్నంగా ఉంటుంది. హ్మ్. ఆ! ఎంగేజింగ్‌గా లేకపోతే కొంచెం స్క్రీన్‌ప్లే అవి గూడా చాలా బావుంటాయి. పాటలు కూడా.
హ్మ్. అవును.
ఆహ్, ఆ! సినిమా గూడా చాలా బాగా నచ్చుతుంది నాకు. ఊసరవె
ఈమ్ ఆహ్, మీరు అబ్ సినిమాలు వేరే భాషలో కూడాను సూస్తారా? ఓన్లీ తెలుగే చూస్తారా?
హ్మ్. చూస్తానండి. హిందీ చూశాను. హిందీ చూస్తాను మనకి తమిళ్
అంటే తెలు హిందీ డబ్లు, డబ్ చేసినని చూస్తారా? లేకపోతే హిందీ‌లోనే చూస్తారా?
ఆ! లేదు హిందీ డైరెక్ట్‌గా హిందీలో‌నే చూస్తాను.
ఓకే. ఓకే. మరి మలయాళం సినిమాలు‌గాని, తమిళ్ సినిమాలు ఇవి ఏమి చూడరా?
నా ఆ! తమిళ్ ఆ! డబ్బింగ్ సినిమాలు అవి చూస్తూ ఉంటాను ఇంకా మలయాళం, హిందీ, ఆహ్, ఆహ్, తమిళ్.
ఓకే. ఆహ్, అవి మంచిగానే అనిపిచ్చినయా మీకు? ఆహ్, వాటిలో ఉన్న క్లైమాక్సులు ఇవన్నీ.
ఆ! మ అయ్యో! నిన్న మొన్న డిస్సపాయింట్ జేసింది అయితే నన్ను అది కూలీ సినిమా అండి. <giggles> ఆద్ అది మర్చిపోతున్నా. అంటే యాక్చువల్‌గా అది
ఎందుకని? అంటే నేను ఆ సినిమా చూడలేదు కొంచెం ఆ సినిమా ఏంటి? కథేంటో చెప్పండి కొంచెం?
ఏముండదు అది. కొంచెం అది రివెంజ్ స్టోరీ‌లాగుంటుంది. అంటే అతని ఆహ్, 'రజనీకాంత్‌' గారి స్నేహితుడిన్ని ఎవరో జంపేశారు. ఆహ్, ఎవరు చంపేశారని చెప్పి కన్ ఆహ్, కనుక్కోవడానికి ఇతనెళ్తాడు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి. ఆహ్, అదే వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి, ఆహ్, వాళ్ళు వాళ్ళకి ఈయన కొంచెం ఇష్టముండదు. అంటే ఆహ్, అతను చనిపోయాక వెళ్తాడు కాబట్టి కొంచెం ఇష్టముండదు అలాగా సాగుతుంది ఫిలిం.
ఓకే. హుహు. ఓకే‌. ఓకే. చనిపోయిన వాళ్ళ స్నేహితురాళ్ళ ఫ్యామిలీ‌కి 'రజినీకాంత్' అంటే ఇష్టం ఉండదు.
హ్మ్. హ్మ్. ఫ్యామిలీ అంటే వాళ్ళ కూతుళ్లకి అంటే ఆయన కూతురికి, వాళ్ళకిష్టముండదు. దాని తర్వాత ఎలాగా అంటే ఆ సిండికేట్‌లో ఎలాగ ఈ ఇతను ప్రవేశించాడు. ఎవరు చంపేశారు అనేది అలా నడుస్తుంది. యాక్చువల్‌గా ఆ
ఓకే‌. ఓకే‌. ఓకే‌. హుహు. అంటే సినిమా మొత్తం నచ్చలేదా? మీకు క్లైమాక్స్ నచ్చలేదా?
సినిమా మొత్తం నచ్చలేదండి. ఎందుకంటే కొంచెం స్లోగా సాగుతూ ఉంటూ ఉంటుంది. కొంచెం 'రజనీకాంత్' గారికి ఎలివేషన్‌లియ్యడం అలాగే జరుగుతది సినిమా మొత్తం ఎలివేషన్లు ఇచ్చినా కూడా
ఓకే. అంటే ఆ సినిమా ఇతనే కదా తీసింది 'లోకేష్ కనకరాజు' అనుకుంట కదా!
అవును. 'లోకేష్ కనకరాజు' గారే. యాక్చువల్‌గా అంతకుముందు
ఆయన సినిమాలు బాగానే తీస్తాడు కదా! మన ఆయన హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన 'ఖైదీ' గానీ, ఆహ్, 'విక్రమ్' గానీ చాలా బాగా తీశారు.
హ్మ్. 'ఖైదీ'. ఆ! క్లైమాక్సు చూడాలంటే ఇంకా 'ఖైదీ'నే. అది అద్భుతంగా ఉంటుంది. 'ఖైదీ' సినిమా గానీ, లేకపోతే మనకి
ఖై అవును కదా! ఖై 'ఖైదీ' క్లైమాక్స్ మాత్రం లాస్ట్‌లో చాలా బాగా చూపిస్తాడు. ఆ! ఆహ్, అది హ్మ్. 'విక్రమ్' నచ్చిందా? మీకు 'ఖైదీ' నచ్చిందా?
హ్మ్. 'విక్రమ్' గాని హ్మ్! దాని తర్వాత ఆ! <chuckles> రెండు గూడా చాలా ఇష్టం నాకు. యాక్చువల్‌గా 'విక్రమ్' సినిమా నేను చాలా సార్లు చూశాను. నేను ఓటిటిలో ఆ! అంటే యాక్చువల్‌గా థియేటర్‌లో చూడలేదు సినిమా. దీన్ని నేను దాన్ని. ఫస్ట్
అవును. ధీ గానీ థియేటర్‌లో నేను చూసాను. థియేటర్‌లో ఎక్స్పీరియన్స్ చాలా బావుండిద్ది. ఎందుకంటే దాంట్లో బీజీఎమ్మె హైలైట్ దానికి.
హ్మ్. అవును. అవును. బీజీఎమును, స్టోరీ టెల్లింగ్ గానీ, లేకపోతే మనకి ఆ! కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయి దాంట్లో. అవి. ఆహ్, దాని తర్వాత బీజీ ఇందాక మీరన్నట్టు బీజీఎమ్ చాలా బావుంటుంది.
హ్మ్. ఓకే. హుహు, అంటే మనకి ప్రతి సీన్‌కి ‌కూడా బీజీఎం అనేది ఇంపార్టెంటే కదా? బీజీఎంలో మనకి ఎమ తమన్ గారుంట్టారు. అఖండ సినిమాలో మొత్తం బీజీఎమే కొట్టేసి, అజ సినిమాని ఎంత హిట్ చేసేసారో.
ఆ! అవును. అవును. ఆక్చువల్ <chuckles> అవును నిజంగా. అఖండ సినిమా అలాగా ఆహ్, కొంచెం హిటవ్వడానికి గూడా అలా కారణముంది. బీజీఎం <chuckles>
హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ అఖండ పార్ట్ 2 వస్తున్నట్టుంది కదా!
అవును. మొన్న ఏదో గ్లింప్స్ ఏదో ట్రైలర్ లాంచ్ చేసినట్టు ఉన్నారు. చూడలేదు.
ఇప్పుడు ఇప్పు డిసెంబర్ ఫిఫ్త్‌ కనుకుంట రిలీజది.
ఇప్పు ఎల్లుండి.
ఆ! డిసెంబర్ ఫిఫ్త్‌కి
అయ్యో! <chuckles> తెలియట్లేదు. యాక్చువల్‌గా మనకెలా ఉంటది మన తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆహ్, కు కొంచెం అంటే ఆహ్, చాలా సంవత్సరాల తర్వాత సినిమాలు చేశారు కదా! పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ప్రభాస్ గారి 2, 3 సంవత్సరాలకి అలా వస్తు ఉంటాయి కదా! వాళ్ళ సినిమాలు. కొంచెం హైపెక్కువ ఉంటది వాళ్ళ సినిమాలకి.
అది తెలియదా మీకు? హ్మ్. అవునవును. ఆ సినిమాలు కూడా చాలా లేట్ చేసేస్తున్నారు వాళ్ళు. క
అహా! బాబ్ ఆ! అలానే చేస్తారు. కొంచెం ఆ! మంచి ఔట్‌పుట్ ఇవ్వడానికి చేస్తారా? లేకపోతే
హ్మ్. ఏ హీరో అభిమాని మీరు?
<chuckles> అన్ తెలుగు సినిమా అభిమాని నేను. <chuckles>
తెలుగు సినిమాని ఒ టిఎఫ్ఐ బానిసనమాట.
యాహ్! యాహ్! అలాగా టిఎఫ్ఐ బానిస.
అంటే రీరిలీజులు బాగా చూస్తారా మీరు?
అహా! లేదండి. మా అంటే యాక్చువల్‌గా ఆ ట్రెండ్ నడుస్తుంది. రీరిలీజలు అది. నేను రీరిలీజప్పుడు ఇంట్లో ఫోనులో చూసేసాను.
హ్మ్. ఓకే.
<chuckles>
రిలీజ్ అప్పుడు ఫోనులు జూస్తారా? <giggles> రిలీజ్ మీరు ఆ రోజు మీవరకే ఓన్లీ ప్రైవేట్ థియేటర్ అన్నట్టు ఫోను‌లో పెట్టేసుకొని చూసేస్తారా? అయితే దాంట్లో అయితే మీకు మొత్తం కథ మొత్తం ముందే తెలిసిపోతుంది కాబట్టి గెస్ చేసేస్తారన్నమాట ఈజిగా.
<chuckles> ఆ! ఆ! ఆ! అంతే. యాహ్! అది అయ్యో! <chuckles> యాక్చువల్‌గా మన‌కి చూసిన కథనే గాబట్టి మనకు తెలుసు అది ముం‌దేం నడుస్తుందో. ఇంకా పక్కన తెలవని వాళ్ళకి ఇట్లా పక్కన కూర్చోబెట్టుకొని చెప్పాలి ఇప్పుడు ఇది అయితది జూడని జెప్పి.
ఆ! <chuckles> అంటే హ్మ్. మీరు సినిమాలు జూసేటప్పుడు మీ ఎలాంటి సినిమాలు ఏ జోనర్ టైపు సినిమాలు మీకు బాగా నచ్చుతాయి? ఎలాంటివి చూస్తారు?
హ్మ్. నాకు ఇవి కొంచెం స్పై‌గాని లేకపోతే యాక్షన్ థ్రిల్లర్ ఉంటాయి కదా. ఎక్కువగా స్పై మూవీస్ చూడాలి అనిపిస్తుంటుంది నాకు. వెతుకుతూ ఉంటాను. అమెజాన్ ప్రైమ్‌లో‌గాని లేకపోతే నెట్‌ఫ్లిక్స్
అవును. అంటే అచ్చంగా మీకు ఈ యాక్షన్, థ్రిల్లింగ్ ఉన్న సినిమాలు అయితే ఇష్టం అన్నమాట.
యాహ్! అవును.
అంటే మీరు క్లైమాక్స్‌ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తార ఒక థ్రిల్లింగ్ మొమెంట్? సస్పెన్స్‌గా ఉండేటట్టుగా?
హ్మ్. అవును. ఉండాలి థ్రిల్లింగ్ ఉండాలి. లాస్ట్‌లో ఏమన్నా మనకి ఒక ట్విస్ట్ ఉండాలి దాంట్లో. ఆ!
హ్మ్. ఇంకా అది లే అట్లా లేకపోతే ముద్దదిగదు అనట్టేనా మీకు?
<chuckles> నిజంగా. అట్లా అనిపిస్తుంటుంది. ఆ! లేకపోతే ఒక మంచి సన్నివేశంగాని యాక్షన్ సీన్స్‌గాని ఉంటే చాలా ఇదుంటుంది.
హుహు. ఓకే. ఓకే. చాలా బా చెప్పారండి. అంటే మీకు కొంచెం సినిమా నాలెడ్జ్ కొంచెం అనే కాదు, టీఎఫ్‌ఐ బాగా అనేసన్నారు కాబట్టి, ఆహ్, నాలెడ్జ్ బానే ఉంది. ఆహ్, మీరేమన్నా మరి సినిమా జ తీయడానికి ఏమన్నా ఛాన్స్ వస్తే తీస్తారా మరీ?
హ్మ్. హ్మ్. ఆ! అంటే మనకి క్రియేటివిటీ ఉంది కానీ, మనకి జనాలు ఆ క్రియేటివిటీ చూపిస్తే చూడరేమో అనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు! <chuckles> అంటే ఆ!
<chuckles> అవునా! అంటే మీ మీద మీకు మీకే నమ్మకం లేదా?
నాకు నేనే తీసుకొని, నేనే చూసుకోవాలి అది లేకపోతే <laughs> ఎవ్
<chuckles> షార్ట్ ఫిల్మ్ ఏమన్నా తీయపోయారా మరి?
ఆ? ఆ?
షార్ట్ ఫిల్మ్ ఏమన్నా తీయకపోయారా?
ఆహా! లేదండి. అంటే మనకి ఇప్పుడు, మనకి దా ఆహ్, అటు సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లొచ్చు. మనం సినిమాలు చూసే వరకే ఆగిపోయాను నేను. అంటే ఇలాగా తీద్దామని, అంటే కొన్నిసార్లు అంటే, ఈ క్లైమాక్స్ ఇలా ఉండాలి. లేకపోతే స్టోరీ ఇలా కొంచెం మార్పు చేసుంటే, ఇలా చేసుంటే బాగుంటుండే అనిపిస్తూ ఉంటుంది కానీ, మనకు ఒక స్టోరీ రాసి తీసేంత సీన్ లేదు.
అ అద్దు హ్మ్. ఓకె. ఓ హ్మ్. ఓకే. ఓకే. చాలా బాగా చెప్పారు అసలు! మీరూ అంటే ఈ నాలెడ్జ్ పంచుకున్నందుకు అంటే నాకు కొంచెం ఈ క్లైమాక్స్‌లో గు గురించి కానీ, లేకపోతే మీకు వేరే సినిమాల గురించి చెప్పారు. కొంచెం ఆహ్, అంటే, నాక్ మీది నాది కొంచెం మ్యాచ్ అయిందన్నమాట. ఈ సినిమా అభిరుచుల్లో. ఆహ్, మళ్లీ మనం ఇట్లా ఇలాంటి టాపిక్కులు ఇప్పుడు కాకుండా తర్వాత ఫ్యూచర్‌లో కూడా మాట్లాడుకుందాం. ఈ సినిమాల గురించి కానీ, ఇట్లాంటి వేరే వేరే హీరోల గురించి కానీ, ఆహ్, ఎప్పటికీ టీఎఫ్‌ఐ బానిసగా మీరు బతుకు మీరు <chuckles> కూడా ఉంటారని నేను అలానే అంటాను. అంటే ప్రతి అంటే ఈ ఫ్యాన్ వార్స్ కొంచెం తగ్గించుకుందాం. అంటే హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. అవును. అంటే ఈ చ యాక్చువల్‌గా ఆహ్, ఈ సినిమాల ముందు కూడా మనకి నడుస్తూ ఉంటాయి. అంటే ఒక సినిమా రిలీజ్‌కి ముందుగానీ, లేకపోతే రిలీజ్ తర్వాత ఇలాగ జరుగుతుంటాయి ఫ్యాన్ వార్స్ ఆహ్, కావాలని చేస్తు
అది ఫ్యాన్ వార్స్ అన్నవి ఎప్పుడూ జరుగుతా ఉంటాయి. మన వాళ్లు, తమిళం వాళ్లు గానీ, తెలుగు వాళ్లు గానీ, మనకు ముందు మనం
ఆ! లేదూ. మనోళ్ళు మన దాంట్లోనే చేస్తూ ఉంటారు. ఆహ్, వాళ్ళని అనడానికి కోరుకోరు కొన్ని సార్లు. ఆ! ఇవి
అవును. అంటే వాళ్లని కూడా మనం అప్పుడప్పుడు వార్‌లోకి తీసుకొస్తాం కదా! సాంబార్ బ్యాచ్ అనో, ఏదోటి అంటారు కదా! ఆ! హ్మ్. సరే అండి మరి చాలా ఆహ్, ఆనందంగా ఉంది. మీతో మాట్లాడుతున్నందుకు. మాట్లాడినందుకు కూడా. మళ్లీ మాట్లాడుకుందాం. మళ్లీ ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు మరి.
ఆ! <chuckles> నిజంగా అవును. హ్మ్. హ్మ్. ఓకె అండి.
ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.